ఒకప్పుడెలా ఉండేది, అప్ ఇప్పుడూ అలాగే ఉందనమాట. ఎక్కువేం షేర్ చేయను. ఆహ్, అంటే, నా విషయాలేవైనా ఉన్నాయనుకో, అవి ఎంత చెప్పాలో, అంతే చెప్తా అనమాట. అవి అవతల వాళ్ళు తెలుసుకొనీ ఆహ్, నన్నే అడ్వాంటేజ్‌గా తీసుకునే ఛాన్సయితే, నేనింతవరకు ఎవ్వరికివ్వలేదు. అండు, ఫ్రెండ్‌షిప్ చేషినప్పుడు, అవి కొంత టైంలో బాగా క్లోజ్‌గా ఉండి, మళ్ళీ విడిపోయి బాధ, ఇవన్నీ కామన్‌గా జరిగాయనమాట. సో, అలాంటి టైంలో నేను కొన్ని నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా అంటే, ఓకే. ఒక పర్సన్ మనకి బాగా దెగ్గరైనా సరే, మనం అంటే, షేర్ జేసేవి కొన్నుంటాయి కదా! చిన్న చిన్నవి. ఆ! అది కూడా షేర్ చేయకూడదు కొన్ని.
హ్మ్. ఓకే. అదే, మనమెంత షేర్ జేయాలో, అంత షేర్ జేషి, కొన్ని మన ప్రైవేట్ లైఫ్‌లో బెట్టేసుకోవాలింక. అలానే ఈ వాట్సాప్‌లో అండీ...
ఆ! యాహ్! యాహ్! మనము హ్మ్.
ఈ గ్రూప్సుంటాయి గదా! గ్రూప్స్‌లో ఎవరోకళ్ళు, ఏదో మెసేజ్ జేస్తుంటారు. మీరెప్పుడైనా డిస్టర్బెన్సొచ్చేషి, మ్యూట్ జేస్తారా వాళ్ళని మళ్ళీ?
అవునవును. కరక్ట్ ఆ! లేదు. నేను ఏంటంటే, స్ట్రైట్‌ ఫార్వర్డ్‌గా ఆన్సర్ జేస్తా అనమా నేనింగా ఏం జేస్తానంటే, టెలిగ్రామ్‌లో <giggles> ఎవరన్న మెసేజ్ జేశారనుకో, ఆహ్, వాళ్ళకేం జేస్తా అంటే, "చూడండి పైన అమ్మాయి నేమున్నంత మాత్రాన, నీతో చాట్ చేస్తుంది అమ్మాయనుకోవద్దు, నేనబ్బాయిని." అన్నట్టు జెప్తా. వాళ్ళు వెంటనే బ్లాక్ జేస్తారనమాట. సో, ఇట్లా తింగరి వేషాలన్నీ యేస్తా. <giggles>
<chuckles> ఆ! అదే, వాళ్ళకి రిప్లై ఇస్తా అన్నారు గదా! ఓకే. ఓకే. ఆ! ఆహా! ఓకే. ఓకే.
అంటే, ఎవరైతే మెసేజ్ చేశారో, వాళ్ళతోనే మెసేజ్ పెట్టకుండా, చేసేలాగా చేశా అనమాట.
హుహు. చాలా బా జెప్పారండి. అసలూ మీ మొదటి ఫోనొచ్చాక, మీరు దాన్నెలా వాడుకున్నారో, ఇంకా ఎప్పుడు కొన్ని ఎలా నియంత్రిస్తున్నారో, బౌండరీస్ బెట్టుకున్నారో, ఫోన్‌లో ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, చాలా బా చెప్పారు. ధన్యవాదాలండి.
హ్మ్. యాహ్! హ్మ్. హ్మ్. అవును.

హ్మ్. సో ఇంక డిగ్రీ అయిపోయినాక జాబ్‌కొచ్చాను. సో వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ జేశారు. మొబైలు, సిమ్ మొత్తం అంతా వాళ్ళదే డేటమ్ డేటాతో సహా.
ఆహా! అయితే మళ్ళీ ఆ ఫోన్‌ని ఎక్కువగా వాడుతుండేనా మళ్ళీ ఈ సోషల్ మీడియా గాని
ఆ! మొదటి సా మామూలుగా గాదు. ఘోరంగా వాడా ఆ ఫోనయితే. నాకు ఇప్పటికి ఆహ్, ఆహ్, నా అంటే నా లైఫ్‌లో వచ్చిన ఫస్ట్ ఫోన్ అదే కదా!
అవునా? అదే అదే అంటే ఫస్ట్ ఫోనంటే కొంచెం మీ ఇష్టం గూడా ఉంటది కదా! ఆ! మీర్ మీరు మరీ అంత స్ట్రిక్ట్ ఎన్‌వైర్‌మెంట్ నుండి వచ్చారు గాబట్టి, లేక లేక ఇట్లా ఫోను, ఫోనిచ్చేసారో ఇట్లా చికెన్ షాప్ ముందున్న కుక్కకి మొత్తం చి ఫుల్ చికెన్ ఇచ్చేసినట్టు రెచ్చిపోవడం జరుగుతది ఇట్ల. హ్మ్, మరి అంతెక్కువగా వాడారా?
ఆ! ఇష్టం ఉంది. హ్మ్. <chuckles> అవును. <giggles> ఆ! అంటే నాకు కుడా అప్పుడు తెలియదు కదా! ఎలా యూసేజ్ చేయ్యాలి అన్నట్టు. అంతవరకు నేను అంటే ఇంట్లో మా అన్నయ్యదుంటుండే లేకపోతే మా డ్యాడీది ఉంటుండె గానీ ఎంతసేపున్నా కాల్స్ అక్కడ వరకే తెలుసుకొని నాకు అప్పడికి వాట్సప్‌లో స్టేటస్ ఇవి గూడా ఏమి తెలీదనమాట. ఎందుకంటే ఆహ్, మాకీ నేను అప్పుడే హాస్టల్ నుంచి వచ్చా గదా! హాస్టల్‌లో మాకెట్లా అలో లేదు గాబట్టి ఏం తెలీదు. ఎంతసేపున్నా చదువు లేపోత ఫ్రెండ్స్‌తో కొంచెం సరదాగా మాట్లాడతాం గదా! ఇవే ఇంక అదంతా అయ్యాక ఇంకా ఫోనొచ్చింది. సో, అప్పుడు అన్నీ మెల్లిమెల్లిగా నేనే దెలుసుకుంటా అనమాట. అంటే అప్పుడు ఈ గూగులుంది, యూటూబుంది. మనకేదాని తెలియకపోతే వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు. అన్నీ మనమే యూటూబ్ యూటూబ్ తల్లినడిగితే అదే చెప్తుంది వర్సంగ అనేది అప్పుడర్థమయిందనమాట. సో ఇంకా.
హ్మ్. హుహు. అదే దాంట్లో అదే, అదే! ఆ! <giggles> ఆహా! అంటే మొత్తం మీది మీరే వాడటమన్నీ ఇంకా యాప్స్ ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలి?
ఆ! అన్నీ నేనే. ఎక్స్‌పెరిమెంట్‌లు మామూలుగా లేదనమాట. ఆ ఫోన్ మీద అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేశా. అండ్ ఆ ఫోన్ చాలా మెమోరీస్ ఇచ్చింది నాకీ.
హుహు. ఆహా! అయితే ఎక్కువగా ఎలాంటి యాప్స్ యూజ్ జేసేవాళ్ళు మీ‌రు ఆ ఫోన్‌లో?
యాహ్!